సహాయానికి మనవెళ్తామండి. ఇప్పుడూ ఆహ్, ఎగ్జాంపుల్‌గండి, నేనూ మా ఉ పల్లెటూర్లో మాకు ఒక హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి. ఏదన్నా పెళ్ళిళ్ళిలా జరగాలన్నా, ఒక హాల్ కావాలి, మాకు ఒక స్థలం కావాలని మేవెళ్ళామండి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి.
హ్మ్. హుహు. హ్మ్. ఓకే. సహాయం అడగడానికి వెళ్లారు.
ఆ! వెళ్ళామండి. అప్పుడు వెళ్ళినప్పుడండి, ఆయన ఆహ్, న్ చేసేస్తాను, చ అయిపోతది, మీకెంత మీరెళ్ళేటప్పుడికి. ఓహ్! మీకిప్పుడు ఒచ్చే నెల్లో మీకూ అంతా అయిపోతది ఇంకోపెనింగ్ కూడా చేసేసుకోవచ్చు. మీకన్నీ అప్రూవలది అని పిఏకి జెప్పాను, ఇలా అని చెప్తారు, కానీ నే అక్కడేంటంటే, మనకీ చేస్తానని ఆళ్ళు మనకు ముందు మాటిచ్చారండి, కానీ అక్కడా పనులు జరగవండి.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. మనకి కూడా ఎప్పుడు చేస్తారనే ఒక భావన కూడా ఉంటూ ఉంటుంది మనలో.
వాళ్ళేంటంటే, ముందు మన ముందేంటో చేస్తానని చెప్తారండీ. తర్వాతంటే ఏం కాదు ఇది పక్కన పెట్టెయి, మనకేం ఉపయోగం లేదని అలా చెప్పినవి సందర్భాలున్నాయండి.
హ్మ్. అవును ఉంటయి. అవునండి. అవును.
అప్పుడూ నేనో చూసి ఇల్ ఇలాగనుకో. అప్పుడు మళ్ళీ ఏదోలాగా మనం తెచ్చుకున్నప్పుడు, స్థలము, ఇది కమ్యూనిటీ హాల్ తెచ్చుకున్న తర్వాత, మళ్ళీ ఏదైనా సహాయానికి మనవెళ్ళామనుకోండి, కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవాళ్ళే మనలని తిరస్కరిస్తారండి.
హుహు. హ్మ్. హుహు. అవును.
ఎందుకంటే అండి, ఇప్పుడు మనవెళ్ళి ఒకళ్ళని సహాయం అడిగామనుకో, రేపు వాడు ఏది చెప్పినా సరే మనవినాలి.
హ్మ్. వినాలి. అవును అది కూడా వాస్తవవేనండి. వాళ్ళు పెద్దోళ్ళైతే "మేము నీకది చేశాం కదా! మొన్న, నువ్వెందుకు చెయ్యవివాలా" అనడుగుతారు.
అవునండి. అడుగుతారండి. అందుకేనండి, దాన్ని తిరస్కరిచ్చేస్తారండి కొంతమంది. ఆహ్, ఎవ్ ఎవరోకరు 10 మందుంటారు. ఎలాగో ఒకాయన దగ్గరకెళ్ళి మనం సలహా అడిగేదండి సహాయం అడుగుదాము, ఇలా అంటారండి. కొంతమంది తిరస్కరిస్తారు, ఒద్దు దాని తర్వాత ఒచ్చే పరిణామాలు ఇలా ఉంటయి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
అనీ ఈ చెప్తా ఉంటారండి. అప్పుడు నేననుకున్నానండి. ఒ అవునండి.
మీరు ముందుగానే హ్మ్. మీరు ముందుగానే మీరేవనుకుంటున్నారు, రేపొచ్చే ఈ పరిణామాలు ఇలాగ ఉంటాయి. నాకు ఒద్దు అని చెప్పేసి నార్మల్‌గా చెప్తూ ఉంటారనమాట.
అవునండిలా. అవును. అవునండవును. అలాగే హ్మ్. నేను ఉద్యోగం చేసినప్పుడండి. నాకు బాగా ఎక్కువగా ఉపయోగపడింది ఆ ఉద్యోగంలోనండి.
హ్మ్. హ్మ్. హుహు. ఆ! ఓకే.
మేము న మా ఉద్యోగులని మేము ఆడిటర్‌గా యెళ్ళేవోళ్ళమండి.
ఆహా!
ఆడిటర్‌గెళ్ళినప్పుడు రోజు మేవొక ప్లేస్‌లో కూర్చోమండి. రోజుకొక ఏరియా తిరుగుతూ ఒకో...
హ్మ్. హ్మ్. మీరు యెళ్తూ ఉంటారు. అవునండి. అవును. ఆడిటింగంటే దేనికి సంబంధించిందండి?
ఒకొ ఒకొ ప్లేస్ మేమూ ఒకా ఒక ప్రముఖ కంపెనీలో పనిచేసేకోళ్ళమండి. ఆ కంపెనీలో డైలీ
హుహు.
జరిగిన ఆ ట్రాన్సాక్షన్ గానీ, డబ్బులు గానీ ఎంత స్టాకుంది, ఆహ్, సిస్టమ్‌లో ఉన్నదానికీనీ మనకి స్టోర్‌లో ఉన్నదానికి మ్యాచ్ చెయ్యాలండి ఇలాగ.
హుహు. ఆ! హ్మ్. మ్యాచింగుందా, లేదా. అంటే, ఫ ఫైనాన్స్ దాంట్లో అలాంటి దాంట్లో చేసేవాళ్ళు.
ఆ! అన్ని. ఆ! అవునండి. అవునండి. చేసినప్పుడు
ఓకే. హుహు.
ఆ! మాకు కంపినీ‌లో మాకు రూల్సేంటంటే, మీయి ఎవరైతే మేము ఆడిట్ చేస్తన్నామో వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు.
హ్మ్. ఓకే.
ఎవ్ ఎవరి దగ్గరో డబ్బులు తీసుకోకూడదు. ఎవరు ఎట్లీ ఒ ఆఖరికి టీ ఇచ్చినా తాగకూడదు.
హుహు. ఓహో! ఓకే. అంటే, వాళ్ళిచ్చే దేన్నైనా సరే మీరు తిరస్కరించాలి గానీ తీసుకోకూడదు.